హుహు. మీరూ
కాకపోతే ఎక్కువ లిస్ట్ లేకపోవడం వల్ల, ఈయన అనురాగ్ కులకర్ణి అని చెప్పా‌నేనంతే.
హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మీరు ముగ్గురు చెప్పారు కదా! ఆ సింగర్స్ గురించి. సో, ఆ ముగ్గురిలో, మీరు బాగా విన్న పాటల్లో ఏ పాట మీకెక్కువ నచ్చింది? ఎందుకు అది నచ్చింది? అందులో ఏ లైన్ మీకు బాగా నచ్చింది ఇవి చెప్పండి?
అవునవును. అవును. హ్మ్. ఓకే. నేను ముగ్గురు‌లో అంటే, యాక్చువల్‌గా నేను పాటల ప్రియుడిని. పాటలు రోజు వింటాను. ఈ ముగ్గురు మూడు ముగ్గురిలో ముగ్గురు పాడిన పాటలంటే ఇందాక జెప్పాను గదా! ఎస్‌పి బాలు గారివి ఎస్‌ పి ఎస్‌ పి బాలు గారిదైతే ఆహ్, అప్పుడు మనదేది ఈ అత్తిందోం తింధియం తొందా 'చంద్రముఖి' సినిమాలో రజనీకాంత్ హీరోగా చేసిన ఆ ఆ పాట నాకు బాగా ఇష్టము మన ఎస్‌పి బాలు గారిది.
ఓకే. హ్మ్. జాబిల్లికొ ఆ! ఆ! అవునా? ఆ! ఆది హుహు. అందులో ఏది బాగా నచ్చింది.
అందులో ఎందుకంటే అందు అదే అందులో ఎందుకు అదేంటీవీ ఇష్టమంటే
అంటే అది వినగానే, మీకి మనసుకి గుద్దుకోవాలన్నమాట. <chuckles> అంటే టచ్చావుతుంది కదా హార్ట్ టచింగన్నమాట. సో, అలా. అలా ఏది ఏం లైన్ అందులో ఆ పాటలో?
అవునవును. ఆ! అదే ఆహ్, లాస్ట్‌లో పాట ఎండింగ్‌లో 'లోకమంటే వింతా, అది తెలియకుంటే చింతా, నువ్వు నేను ఎంత, దేవుని మందు ఇంత' అన్నట్టుంటది. లోకమంటే వింతా.
కరెక్ట్. ఒకసారి పాడండది ఆ లైన్స్. ఆ! కరెక్టు. ఆ!
అదే పాడుతున్నాను. లోకమంటే వింతా, అది తెలియకుంటే చింతా, అరె నువ్వు నేను అంతా, అరె దేవుడు ముందు ఇంతా, అరె అన్ని తెలిసిన వారు ఎవరు లేనే లేరమ్మా.